ఆ! అంతే. బ్రెడ్ సక్కగా 2 వైపులా కాల్చుకొని, ఆహ్, ఆ గుడ్డులో ఏంటంటే కొంచెం ఉప్పు, కారం అలాగే కొంచెం మసాలాలు వేసుకొని కలుపుకొని, చక్కగా దాని మీద వేసేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోతుంది. అలాగే, అలా ఆ! ఫ్రెంచ్ టోస్ట్ అని జెప్పి ఇప్పుడు మనముకి ఆమ్లెట్ ఎలాగో అది గూడా గుడ్డుతోనే చేస్తారు. కాకపోతే అది స్వీట్‌గా ఉంటుంది. ఆహ్, చక్కెర, చక్కెర గుడ్డులో చక్కెర, పాలు పోసుకొని సేమ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా అయితే చేస్తామో అలాగే దాన్ని మనం చేసుకోవచ్చు. చక్కగా అది గూడా చాలా సులభంగా అయిపోతుంది.
అందుకే. ఓకే. అదే. సూపర్ <chuckles> సింపుల్‌గా. ఓకే. కాకపోతే షుగర్ ఒకటీ అడిషనల్ అన్నమాట. అంతేనా?
అవునవును. ఇలా చాలా సులభంగా అయిపోతుంది. అలాగే మనం పొద్దు‌న్న చూసినట్టయితే, ఇన్ చాలా రకాలండి ఇలాగా, 1, 2 కాదు. ఎన్నో త్వరగా అయిపోయేవి అలాగే మంచి పోషకాలొచ్చేవి కూడా, చక్కగా చేస్తున్నారు. కంఫర్ట్ ఫుడ్‌లాగా.
ఓకే. ఆ! అంటే ఇప్పుడూ, అంటే కొంచెం పోషకాలు అది కూడా అన్నారు కాబట్టి, ఇందాకడ మనం చాలా స్పీడ్‌గా అవ్వడానికి బ్రెడ్డునూ, ఆమ్లెట్ ఎసుకుంటున్నాం కదా! బ్రెడ్ ఆమ్లెటు మరి అది పర్లేదంటారా? కొంచెం పోషకాలుంటాయంటారా?
హ్మ్. అవునవును. హ్మ్. నిజంగానే. ఇప్పుడు మనకి గుడ్డులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆహ్, దానివల్ల కొంచెం శక్తొస్తుంది. ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. అలాగే దీంతో కూడ్ ఇదొక్కటే కాకుండా మనం చక్కగా ఏదన్నా ఫ్ ఒక ఫ్రూట్ తినడమో, లేదంటే వెజిటబుల్స్‌ని గూడా ఇప్పుడు చక్కగా వాష్ చేసి, కట్ చేసి ఆహ్, స్టీమ్ జేస్తున్నారు. అదే ఆవిరి పట్టించడం అంటారు గదా! అలా చేసుకొని హ్మ్. ఆహ్, కొంచెం ఆయిలేసుకొని ప్యాన్‌లో ఆహ్, ఇవి వేయించుకొని ఉప్పు, పెప్పర్ వేసుకొని దింటున్నారు. అలా నేను చాలా రోజులలా తిని జూసానండి మన వంటికి గానివ్వండి, స్కిన్‌కి గానివ్వండి. మనం చాలా వ్యతిరేకం చూడొచ్చు చాలా డిఫరెన్స్ చూడొచ్చు.
అవును. ఓకే. ఓకే. అదే. ఓకే. ఆ! ఆ! అర్థమైంది. అర్థమైంది. ఓకే. అవును.